అయితే ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుండి ప్రతి ఒక్క ఆ ఇష్టమైన వంటకాలు అంటూ ఇన్ని ఉంటాయి. మీకు ఇష్టమైన వంటకం ఏంటి?
మాకైతే ఏ చిన్నప్పుడండి ఆహ్, మాకు ఇంట్లో చిక్కటి పాలు ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఎప్పుడు చిక్కటి పాలుంటూనే ఉంటాయి. మాకు గేదెలు ఉండేవి.
అంటే ఏంటంటే మీకు అంటే సెపరేట్‌గా ఫార్మ్ అట్లా ఉందా? లేకపోతే బర్రెలు మీరు ఏమైనా పెంచుకుంటారా?
ఆ! గేదెలుండేవనమాట చిన్నప్పుడు. పనోళ్ళు గేదెలని చూసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఎప్పుడూ ఇంట్లో చిక్కటి పాలు ఉంటూనే ఉంటాయి. అయితే ఒక ఒకసారి మా నాన్నమ్మ ఏం చెప్పిందంటే పేద్ద కడాయిలో చిక్కటి పాలు చాలా పోసేసి, ఆహ్, నన్ను "స్టూలేసుకొని నిల్చొని, గరిటెతో తిప్పుతూ ఉండు ఆ పాలని" అని చెప్పింది. అలా తిప్పుతూ ఉండంగా ఉండగా ఉండగా ఎంతో సేపటికి టైం తెలీదు కదా! అప్పుడు మాకైతే చాలా సేపే అనిపిచ్చింది కాలు నొచ్చో ఏమో? ఎప్పటికో ఇగ పాలు దగ్గరికి పడడం స్టార్టయింది. మా నానమ్మ ముందే చెప్పారు, "ఆహ్, పాలు దగ్గరికి పడేటప్పుడు నాకు చెప్పు" అని. నేను చెప్పగానే మా నానమ్మమోచ్చేసి అందులో షుగరెసేసారు. ఆ షుగర్ కూడా కరిగిపోయి ఇగ దగ్గరికైపోయి, అది కళాకంద్ స్వీట్లెక్క అయిపోయిందండి. మేము తిన్న <giggles> మేము తిన్న ఫస్ట్ స్వీట్ కళాకంద్ స్వీట్ అది కూడా ఇంట్లోది. మాకు తెలియనే తెలియదు, బయట స్వీట్ షాప్సుంటాయి, స్వీట్ కొనుక్కోవచ్చు బయట అని తెలిదు.
అవును. అవును. <chuckles> అవును. అవును. అవును. ఆ! అయ్యయ్యో! ఆ! అవును. కొనుక్కోవాల. అంటే ఆ ఈ ఆ పాలతోనే మీరు రకరకాలుగా స్వీట్ తయారు చేసుకునేవాళ్ళు.
అవును. అవునండి. అవును. అలా అ అదే పాలు ఆహ్, అది ఇంకా కొంచెం దగ్గరకవుతూ కడాయికి అంటుకుంటూ ఉంటే, కొంచెం బ్రౌన్ బ్రౌన్‌గా వస్తుంది కదా! అది కొంచెం అజ్మీర్ కళాకంద్ టైప్‌లో అయ్యేదనమాట. కొంచెం లూస్‌గా ఉంచితే లూస్ కళాకంద్ దగ్గరగై కొంచెం బ్రౌన్‌గైతే అజ్మీర్ కళాకంద్. అట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా చేసుకునేవాళ్ళం అదే స్వీట్‌ని. హ్మ్. అవునండి. అది మాత్రం నాకు భలే ఇష్టం. అంతే కాకుండా ఆహ్, ఆ పెరుగుని చిలుకుతూ ఉంటే చిక్కటి పెరుగు ఉంటుందనమాట ఇంట్లో. చిలుకుతూ ఉంటే ఆహ్, చిలకంగా చిలకంగా కొంచెం వెన్న బయటకి వస్తూంటుందనమాట. ఆహ్, ఆ వెన్నను తీసుకెళ్ళి కడాయిలో వేస్తే, ఆహ్, నెయ్యి తయారవుతూంటుంది కదా! నెయ్యి తయారయిన తర్వాత ఆ గిన్నె అడుగు అంటింది ఉంటుంది. కాని నెయ్యి చేసే ప్రాసెస్‌లో అడుగు. ఆ అడుగు అంటింది కూడా నాకు చాలా ఇష్టమండి.
అవును. ఆ! చేసుకునేవాళ్ళు. అవునవును. వెన్నె బయటికొస్తుంది. అవును ఖచ్చితంగా. అవును. అవునవును. అవునండి. <chuckles> ఒక మంచి టేస్టుంటది. అయితే, మీరు త అంటే, ఈ పాలతో చేసేటువంటీ పదార్థాలేవైతే ఉంటాయో, మీకు రుచి, వాసన, టెక్స్‌చర్ అంటే, ఏది ఎక్కువగా బాగా ఇష్టమైంది మీకు దీంట్లో?
ఆ! మంచి టేస్టుంటుంది. హ్మ్. ఆవ్ ఫస్టయితే స్మెల్లు. స్మెల్లొస్తూ ఉంటుంది గదా! పాలతో చేసేదేదైనా కూడా ఇల్లంతా స్మెల్లొచ్చేసేది. నెయ్యే గానివ్వండి, పాలు మరిగినా గూడా స్మెల్లొస్తది. ఆహ్, ఫస్ట్ స్మెల్లిష్టము. తర్వాతే రుచి అనమాట. అయితే, ఆహ్, ఎ ఆ తర్వాత నెయ్యి అడుగు అంటిందీ కూడా, నెయ్యి చేసే ప్రాసెస్‌లో గిన్నెకు అడుగు అంటింది గూడా, అది తినడం నాకిష్టము, కానీ తర్వాత తర్వాత తెలిసిందంటే, అది లేడీస్‌కి చాలా మంచిది. సమ్ కాల్షియం గ్రోత్‌కో, దేనికో ఆ! ఆ! కాల్షియం దానికో ఏమో, మొ మొత్తానికైతే అది చాలా మంచిది అని విన్నాను.
ఆహా! అవును, ఖచ్చితంగా. అవునండి. స్మెల్లొస్తంది. అవును. అవును. ఓహ్! కాల్షియమా? ముఖ్యంగా పాలంటేనే కాల్షియమండి. విన్నారు. ఆ! అయితే, మీకు పాలతో కాకుండా, మీకు చిన్నప్పురుండే ఇష్టమైన వంటకం ఏంటి? అంటే, మీ అమ్మమ్మ గారు నుంచి కావచ్చు, అమ్మ అమ్మగారు నుండి కావచ్చు నేదినిల్
ఆ! హ్మ్. హ్మ్. మా అమ్ మా అమ్మమ్మ గారు చేసే చేపల పులుసంటే చాలా ఇష్టమండి నాకు. భలేగా చేస్తారు. అవును. నేను ఇగ ఇంటికొస్తున్ననంటే చేపల పులుసు ఉడుకుతుంటుంది ఇంట్లో. ఆ! అంతేగా
చేపల పులుసు. వావ్! అంటే, ఎల్లా ఎలా చేస్తారు? ఎందుకు అంతగా అంటే, నచ్చడానికి కారణమేంటి? మీ అమ్మమ్మ గారు వాడేటువంటి టిప్సేంటి?
ఆ! ఏమి లేదండి. నార్మల్‌గా వేసే పసుపు, ఉప్పు, కారం, మసాలానే వేస్తారు. వేరే ప్రత్యేకంగా ఏమీ ఉండదు, గానీ కొంతమందికి ఆ!
ఏదో ఒకటి ప్రత్యేకత ఉంటుంది గాబట్టి ఆ టేస్టండి.
ఆ! కానీ, ఒక్కొక్కళ్ళ చేతి వంటా తీరు అంటారు గదా! ఆవిడ జేసేది మాత్రం బావుండేది. అంటే, అప్పట్లో ఏంటంటే, ఇప్పుడంటే చేపలు కట్ చెయ్యడం దగ్గర నుండి అన్నీ బయట వాళ్ళు ఆహ్, ఎ ముక్కలు చేసి అన్నీ ఇచ్చేవాళ్ళు, కానీ అప్పట్లో మాత్రం చేపలు పైనా పొట్టు తియ్యడం దగ్గర నుండి, కటింగ్ దగ్గర నుండి అన్నీ ఇంట్లో వాళ్ళే. క్లీనింగ్ దగ్గర నుండి అన్నీ ఇంట్లో వాళ్ళే చేసేవాళ్ళు. దాని కోసవనీ స్పెసిఫిక్‌గా కత్తి పీటలు, కత్తులు, కటార్లు అన్నీ ఇంట్లో ఉండేవి. ఆ! వాళ్లే చేసేవాళ్ళు. అన్నీ వాళ్ళే చేసేవాళ్ళు. వాళ్ళకలవాటూ, మొత్తానికి ఆరితేరిండ్రేమో ఆమ ఆ వంటకంలో అననిపిచ్చేది. హ్మ్.
అవును. ఇచ్చేవాళ్ళు. ఇంట్లో వాళ్ళే. అవునండి. మీరు చెప్పింది వాస్తవమే. అవును. అవునవును. అవును. మే ఉండొచ్చు. అలా గూడా ఉండొచ్చు. వాళ్ళకు చేసి, చేసి, చేసి, చేసీ, చెయ్యి తిరగడమంటారు చూడండి.
హ్మ్. ఆ! అవునవునవును. అవునండి. అవునండి.
అలా గూడా ఉండొచ్చు. అంటే, ఎలా ఉండేది? అంటే, మీరూ అంటే, చేసిన వెంటనే తినడానికిష్టపడేవాళ్ళా? లేకపోతే మరుసటి రోజు తినడానికి
అహా! కొంచం టైం తీసుకునేవాళ్ళమండి. మాకూ ఆహ్, పొద్దున తీసుకొచ్చేవాళ్ళూ చేపలని. క్లీనింగు అదంతా అయ్యి వంటంతా అయ్యేసరికి మధ్యానమయ్యేది, కానీ మధ్యానం తినకపోయేవాళ్ళం. సాయంత్రం, నైట్ అట్లా తినేవాళ్ళం, నైట్ కోసం. అంటే, ఆ రుచి అనేది బాగా ఉంటుంది. ఎప్పుడైనా సరే చేపలు అనేవి వండంగానే తింటే, ఎందుకో పచ్చి పచ్చిగా అనిపిస్తది. చేపని గాదు, పులుసనేది ఇంకా ఉడకలేదేమో అన్నట్టుగా అనిపిస్తది, కానీ యాక్చల్‌గా ఉడికే ఉంటది. కాకపోతే, దాన్ని ఆహ్, కొంచెం నైట్ కోసం అట్లా తిన్నామనుకోండి, ఆ పులుసనేది గూడా ఇష్టపడి
చేపలు. ఓహ్! అవునా, ఎందుకట్లాగా? అవును. అదదే. ఇంగ్లీష్‌లో ఏదో పదమంటారు చూడండి, ఫెర్మెంటేషన్‌లాగా, ప్రాసెస్‌లాగా. మనకు మరుసటి రోజయితే ఇంకా బావుంటుంది, రుచికరంగా.
ఆ! అవును. అవును. ముక్కనేది మంచిగా పులుసులో నానిద్ది. పులుసనేది కొంచెం చిక్కబడిద్ది. బావుంటుంది. అవును.
అవును. కారం, ఉప్పు కరెక్ట్‌గా పట్టుకుంటుందీ అట్లా. అంటే ముఖ్యంగా ఈ చాపల పులుసు ఏదైతే అన్నారో అన్నారో మీరు దేనితో రుచి చూసేవారు? అంటే అన్నంతోనా? చపాతీతోనా? లేకపోతే జొన్న రొట్టెతోనా?
హ్మ్. అన్నంతోనే అండి. అహ! చపాతీతో అస్సలు బాగోదు చేపల పులుసు. అంటే నాకైతే నచ్చదు, తినే వాళ్ళున్నారేమో గాని. నాకైతే అన్నంతోటే, వైట్ రైస్ ముఖ్యంగా వైట్ రైస్‌తోనే ఇష్టం.
<chuckles> అవునా? అవును. ముఖ్యంగా రై అంటే వైట్ రైస్‌తో ఇష్టం.
హ్మ్. అవును. అంతే కాకుండా గవ్వలు అని చేసేవాళ్ళండి. ఆహ్, తీపి గవ్వలు. గవ్వలంటే ఇట్లా చుడతారండి. ఆహ్, గవ్వల షేప్‌లో చుడతారన్నమాట. ఆహ్, చపాతీ పిండితోనే చేస్తారు. వాటిని ఆహ్, గవ్వల లెక్క చుట్టేసి, మనకు శంఖం ఉంటుంది కదా గవ్వలు. ఆ షేప్‌లో చుట్టేసేసి, దాన్ని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తారు. ఫ్రై చేసేసి బ్రౌన్ కలర్ ఆ!
ఏంటంటే గవ్వాలంటే ఏంటివి? ఓకె. ఆ! ఆ! ఆహా! అవునవును. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తారు. అంటే, అంటే చె ఆహ్, ఓకె అంటే, అంటే తీపిగా ఉంటుందా? ఎలా ఉంటుందది?
ఆ! అసలు డీప్ ఫ్రై చేసినప్పుడు తీపిగా ఏమి ఉండదు. ఓన్లీ కొంచెం సాల్ట్, కారం అట్లనే ఉంటది. ఫ్రై చేసి తీసిన తర్వాత దాన్ని చక్కర పాకంలో వేస్తారు. పాక చక్కర పాకంలో వేసేసి, పైన పాకం అంతా తెల్ల తెల్లగా ఉంటదన్నమాట. భలే స్వీట్‌గా, తియ్యగా ఉంటాయి గవ్వలు మాత్రం. భలే కరకరలాడుతూ బాగుంటాయి అండి. ఆ టేస్ట్.
ఓహ్! అట్లా చేస్తారు. అవునవును. బాగుంటాయి. అవునండి. అయితే మనకు చిన్నప్పటి నుండి ఇష్టమైన వంటకము ఏదైతే ఉన్నాయో కొన్ని ఆహ్, కొద్దిగా వయసు వచ్చిన తర్వాత మారిపోతూ ఉంటుంది. అంటే, ఇలా వయస్సు మనకు కొద్దిగా అనుభవం అయ్యే కొద్దీ, కొద్దిగా కాలం గడిచే కొద్దీ, మీకు ఇంకా ఏంటి ఇష్టమైన వంటకాలు. కొత్తగా ఇవి కొత్తగా అంటే, మన లైఫ్‌లోకొచ్చేసి
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అంటే, నేను కొంచెం పెద్దయితున్న కొద్దీ నాకు పానీపూరి నచ్చేది. ఆహ్, కొంచెం స్కూలింగు ఆ టైమ్. అహా! లేదు ఇంట్లో చేసేవాళ్ళం కాదు. బయట, బయట తినేవాళ్ళం. అయితే, పానీపూరి నచ్చేది. ఈ స్ట్రీట్ ఫుడ్ ఐటెమ్ అనేది బాగా అప్పుడు ఇక ఫేమస్ అవుతూ వచ్చిందనమాట. ఇగా దాన్ అట్లా ఫేమస్ అవుతున్న కొద్దీ ఇక అవి, ఇవి ట్రై చేయడము, నచ్చడము, ఇదంతా పానిపూరి నచ్చేది. ఇంకా మంచూరియా నచ్చేది. ఆహ్, అంతేకాకుండా బన్ను మధ్యలో కోవా పెడతారు కదా! కోవా పెడతారు. <laughs> అది హ్మ్. ఆ! దిల్‌పసంద్ అని కూడా అనేవాళ్ళు. కానీ, దిల్‌పసంద్‌లో కొబ్బరి వస్తే మాత్రం నాకస్సలు నచ్చకపోయేది. ఆహా! నాకు కొబ్బరి ఫ్లేవర్ నచ్చకపోయేది దిల్‌పసంద్‌లో. క్రీమ్ బన్ కూడా బాగుంటుందండి, అదేంటో గాని నార్మల్ కేక్ కంటే క్రీమ్ బన్నే టేస్టీగా అనిపిస్తుంది నాకు ఎందుకో. ఆ!
అవును. పానిపూరి. అంటే, మీరు స్వయంగా చేసేవాళ్ళా ఇంట్లో? లేకపోతే ఎలా? బయట తినేవాళ్ళు. అవునవును. మంచూరియా. ఓహ్, అది ఇంక అద్భుతమైన టేస్ట్ అండి. అసలు కోవా బన్ అంటే, చాలా ఫేమస్. దానికి మించిన అంటే ఇంకొకటి కూడా ఆహ్, దిల్‌పసందని కూడా అనేవాళ్ళు. అస్సలు నచ్చదా? <chuckles> అవునా? నచకపోయెది. అంటే ఒక్కొక్కరిది ఆ టేస్ట్. టెస్ట్ బన్, అవును. నిజంగా ఆ బన్నుల మధ్యలో పెట్టేసి ఆహ్, నిజంగాండి. అయితే మీరు, మీరు అంటే మీ వివాహం అయిన తరువాత పిల్లలు ఇష్టంగా కోరుకునే ఐటెమ్స్ ఆహ్, అంటే మీరు మీ పెద్దవాళ్ళు ఉండి నేర్చుకునేటువంటివి, ఏవి పిల్లలకి మీరు అంటే రుచికరమైన వండి పెడుతున్నారు?
ఆ! అవును. ఏ హ్మ్. అసలు నేను వండి పెట్టా పెట్టేది ఇష్టంగానే తింటారు. వండి పెట్టేది కాకుండా, వాళ్ళు ఇష్టంగా తినేది బయటది ఏదైనా ఉందంటే, పిజ్జా. <chuckles> ఇందులో అడగక్కర్లేదు, చెప్పక్కర్లేదు. పిజ్జా అంటే ఇష్టం ఉంటది. ఎవర్ వద్దు అనయితే అనే ఆహ్, అనే మాటే ఉండదు.
ఓహ్, ఇప్పుడు ఇంకా అది చెప్పక్కర్లేదు. ఆ! అవునండి. ఎందుకు పిల్లలకి నిజంగా పిజ్జా అంటే ఏముంటుంది? అంత రుచికరంగా ఉండడానికి అది మైదానే కదా! ఆహ్, అయినా ఎందుకు?
అది మైదానే. కాకప్ అసలు ఉట్టి ఆహ్, టాపింగ్స్ సాసులు, మైనీస్‌లూ ఏం లేకుండా ఉట్టి పిజ్జాని ఇస్తే దాని దగ్గరకి కూడా రారండి. చెప్పాలంటే. పైన టాపింగ్స్ కానివ్వండి, జలపనోస్ కానివ్వండి, చీజ్ కానివ్వండి ఆహ్, హ్మ్, లోపల వేసే మైనీస్, కెచప్పు ఇవన్నీ కూడా నోటికి కొంచెం యమ్మీగా ఉంటాయి. కమ్మదనం అంటారు చూసారా. ఆ! దానివల్ల పిల్లలు ఇష్టంగా తింటారు.
ఆ! అదే కదా! అవును. యమ్మీ‌గా ఉంటాయి. కమ్మదనంగా. అంటే రెగ్యులర్‌గా తినడం వల్ల కూడా, కొద్ది ఆరోగ్యానికి కూడా మంచిదుండదు కదా!
ఆ! రెగ్యులర్‌గా తినరండీ. 2 మంత్స్‌కోసారి అలా దింటరు. మం‌త్‌లీ వన్స్ లేకపోతే 2 మంత్స్‌ అంతే. ఆ!
2 మంత్స్‌కి ఒకసారి అట్లా, ఎప్పుడోసారి తింటే సరదాగా ఏం కాదు. కాబట్టి అదే మనం దాన్ని ఆరోగ్యం దెబ్బతీసే విధంగా తినకూడదు. అయితే మీరు ఇన్ అవును.
అవును. ఇంట్లో చేస్తే మాత్రం పిల్లలకి నేనూ, ఎక్కువగా నేను జేసే చేపల పులుసంటే ఇష్టం పిల్లలకి. చేపల పులుసు ఆ! చేసి పెడతానండి.
ఓహ్! మీరు చేపలపులుసు చేసి పెడుతున్నారా పిల్లలకి? ఎలా‌యి అవునా? అంటే ఎట్లా మీరు అమ్మమ్మ గారు ఉంటే చేసినటువటి టిప్స్ పా పాటిస్తున్నారా ద ఆ విషయంలో?
ఆ! మా అమ్మమ్మ గారిది, మా అత్తగారిది కలిపి చేస్తానండి రెసిపీ నేనూ. వాళ్ళు ఆ! ఇద్దరిది ఆహ్, బావుంటుంది, బావుంటుంది చిక్కగా వస్తది పులుసు, చేపలు కూడా మంచిగా మా మంచిగా పులుసంతా పట్టి బావుంటుంది.
అవునా? ఇద్దరిదా ఎలా ఉంటుంది, అదే టేస్ట్? అవునా? అంటే మీరు ఎట్లా, చేపలు ఎట్లాంటే మీరు లోకల్ మార్కెట్‌లో తీసుకుంటరా? లేతే ఆన్‌లైన్‌లో డెలివరీ జేసుకుంటారా? ఏ విధంగా, ఎందుకంటే చేపలూ, మనం ఫ్రెష్‌గా దగ్గరికెళ్లి తీసుకోడం వేరు, ఆన్‌లైన్‌లో డయా డెలివరీ చేసుకోడం చాలా వ్యత్యాసం ఉంటుంది కూడా కొన్ని కొన్ని సార్లు.
ఆన్‌లైన్‌ గాదూ. ఆ! డైరెక్ట్‌గా ఆ! ఆన్‌లైన్‌లో దీసుకోనండి. డైరెక్ట్‌గానే వెళ్ళి దీసుకుంటాను.
అవునా? ఏ అంటే మీరూ
కాకపోతే కటింగ్ అంతా నేను జెయ్యలేను కటింగ్ ఆళ్ళు జేసేసి ఆ! అదే.
చేయలేరు. అవును చేపలు మనకు కష్టంలే అవన్నీను. అయితే మీరూ, మీరు ఈ చేపల్లో ఏది ఎక్కువగా అంటే రకరకాలుంటాయి దాంట్లో. ఏది ఎక్కువగా మీరు ఇష్టపడీ అంటే దాంట్లో రకాలుంటాయి.
ఆ! రవ్వ అంటారు కదా! రవ్వ అంటారు కదా! అది ఎక్కువగా
రవ్వ. అంటే దానికేంటి ప్రత్యేకతా? దాంట్లో ఏమి ఎంట దాని ఫ్లష్ బావుంటుందనము
ఆ! అంటే అది అలవాటయిపోయింది మాకు. వేరే ఏది ట్రై జేయాలన్నా
అంటే ముళ్ళుండదా అండి? ముళ్ళుండదాదనుకు?
ఆహ్, ఉంటుంది ముళ్ళు ఉంటుంది కానీ ఆ టెక్స్చరు, ఆ సాఫ్ట్‌నెస్సు, తినడం గూడా న‌చిద్దనమాట. వేరే ట్రై చేయాలన్నా గూడా నీసివి గదా! వేరే ట్రై చేయబుద్ధి గాదు ఎందుకో.
నచ్చుద్దండి. అవునండి, అవును. చేయబుద్ధి కాదు. నిజంగండి చిన్నప్పటినుండి ఇష్టమైన వంటకం ఇది బాగా చెప్పారు. అమ్మమ్మ గారి రుచి అన్నీ, ఇంకొకసారి మంచి విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదాలండి, తప్పకుండా.